ఆ! ఇంకా నాకు బాగా ఫేవరైట్ అంటే 'లిటిల్ సోల్జర్స్' మూవీలో ఒక సాంగొస్తది. సరేలే ఊరుకో, పరేషానెందుకొ చలేసే ఊరిలో జనాలే దొంగరా.
ఆ! మంచి మం త లలాల లాలల
అది అందులో, ఇదో నా చేతిలో అల్లాదీన్ లాంతరు ఎనిథింగ్ కోరుకో క్షణంలో హాజరు అనొస్తది అదిబా
బావుంది. బావుంది. ఆ! అదొకటి బావుంటుంది, మళ్ళీ ఆహ్, ఇంకో చిన్న పాపతో ఆ! <chuckles>
ఐమ్‌ఏ వెరీ గుడ్ గర్ల్ టెల్ మి యువర్ టీచర్ మై డియర్ బ్రదర్ అది కూడా చాలా బావుంది.
అన్ని మంచి హాబిట్స్ ఉన్ననే ఉన్నయంటే నాలో విన్నావా మిస్టర్. బ్రష్ చేసుకుంటా నేను క్లోజప్పుతో, నీళ్ళు పోసుకుంటా నేను లీరిల్ సొపుతో అనొస్తుంది.
ఉన్నాయంట నాలో విన్నావ మిస్టర్ ఇదే అవును. ఇదే కోణంలో ఇంకొక పాటంటే, ఇదే కోణంలో ఇంకొక పాటంటే నాకు బాగా ఇష్టమైంది, అంజలి అంజలి అంజలి విరిసే నవ్వుల పువ్వుల జాబిల్లి.
నవ్వుల పువ్వుల జాబిలీ.
ఈ సాంగ్ కూడా చాలా ఇష్టం. ఇలాగ సంగీతం అనేది ఇష్టం.
అమ్మమ్మ చిన్నారివే అందాలా పొన్నారివే. <humming> లల్లలాలా లాలాలల్ల లాలాలల్ల లాలాలల్ల.
అందాల ఆ! ఆ సాంగ్ కూడా. నవ్వుల జాబిల్లి <humming> తనననననా జాబిల్లి అనొస్
సన్నగా లాలాలాల సిరి మల్లె అనొస్తుంది. బావుంటుంది, బావుంటుంది అది కూడా చక్కగా మెలికలు మెలికలుగా ఉంటుంది పాటంతా కూడా. భలే! బావుంటుంది. బావుందండి నిజంగా సమయమే తెలియనట్లుగా ఉంది మీతో మాట్లాడుతుంటే పాటలు పాడుకుంటుంటే, వింటుంటే. చాలా బావుంది. మీతో మాట్లాడి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ, పాటలు పాడుకుందాం. ధన్యవాదాలు.
అలా అవునండి చాలా ఇష్టం. ఈ పాట కూడా నాకు. అవును. అవును. నిజమే. అవునండి. అవునండి. తప్పకుండా అండి ధన్యవాదాలు.

ఆ! <laughs>
ఆమె వచ్చినప్పుడు పాడేది బాగుంటది. కొంచెం ప్లెజెంట్‌గా ఉంటది.
బాగా చెప్పారు. ఆ! అవునండి. నిజంగానే బాగుంటుంది తనోచ్చినప్పుడు పాడిన పాట.
అవును. అందులో లాస్ట్ ఇంకొక సాంగ్ వస్తది మొత్తం గొడవలన్నీ అయిపోయిన తర్వాత. ఆ సాంగ్ నిజంగా నాకు చాలా ఇష్టం. మతమేది గతమేది మనసున్నా నాడు. హితమేదో తెలియాలి మనిషైన నాడు. నీ దేశమే పూవనం. పూవై వికసించ నీ జీవితం అనే పాటుంటది అది చాలా ఇష్టం అండి నాకు.
అబ్బా! అవును. చాలా మంచి పాట, చాలా చక్కగా పాడారు, చాలా బాగుందండి.
అవునండి. అవును. ఆ! సినిమా పాటలు గాని మణిరత్నం గారి పాటలు చాలా ఇంకా స్ట్రెయిట్ తెలుగు సినిమా అయిన మన 'గీతాంజలి.'
అన్నీ బాగుంటాయి అసల, హ్మ్. రోజాలో పాటలేంటి, గీతాంజలేంటి? ఇక అసలు దేనికదే.
ఆ! 'గీతాంజలి' పాటలకైతే నేను ఫ ఫానండి నిజంగా. అందులో ఏంటంటే అసల ఇప్పటి వరకు చెప్పాలంటే, ఇండస్ట్రీలో ఓం నమః అన్నంత స్లో సాంగ్ ఇంకొకటి ఏది రాలేదసల. అది బీటుండదు మొత్తం
హ్మ్. ఆ! అది ఎంత అద్భుతం అండి ఆ! అక్ ఆ కొన్ని పదాలతోనే మంచి పాట.
ఆ! అసలు బీట్ ఉండదు ఏనకాల పెద్ద పెద్ద మ్యూజిక్ ఉండదు. జస్ట్ ఒక్క వోకల్‌తోనే వెళ్ళిపోతది. సాంగ్ అంతా ప్రశాంతంగా ఎస్ ఎట్లాంటే
ఆ! బాలు గారు, చిత్ర గారు, పాడిన పాటనుకుంట అది.
ఆ! అది చెవులో అట్లా శంఖానాదం ఊదినట్టు మెల్లగా, చిన్నగా వెళ్తది. ఆ! అది ఓం నమః నయన స్మృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం అది. అది నాకేక్కువ లిరిక్ మధ్యలో చరణంలో బాగా ఇష్టమండి. అది ఎలా వస్తదంటే
అది చిన్నగా హం చేయగలరా? ఆ! హానే బాటసారి, బాటసారి. జంటను చేరగా కంటికి పాపవైతే, రెప్పగా మారనా. తూర్పు నీవుగా వేకువ నీవు...
ఆ! ఒంటరి బాటసారి, జంటలు చేరాగా చాలా బా అనిపిస్తదన్నమాట అక్కడ. గా తూరుపు నీవుగా, వెక్కువ నేనుగా...
పల్లవి పాడనా అలావ
పల్లవి ప్రేమ అది, అలికా ప్రేమగా ప్రేమించే మనసులోకటై <humming>
ప్రేమించే ఒకటై <humming> హ్మ్, హ్మ్, హ్మ్. ఈ వేళలో ముద్దుగా అబ్బా! అసలా పల్లవేంటి? చరణమేంటి? అసలు చివరి వరకు అసలలా ఒక తారా స్థాయికి తీసుకెళ్ళి ఆపడం ఏంటి? అద్భుతం ఆ పాట నిజంగా.
అది చాలా బాగుంటుందండి. ఆ! అదిను ఇంకొకటి ఫస్ట్‌లో ఆయన నాగార్జున గారి ఎంట్రీ అప్పుడు ఓహ్ పాపా లాలి జన్మకే లాలి
లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి అదొకటిను. ఇది జగడ జగడ జగడం ఇంట్రోడక్షన్ సాంగ్ ఇది.
ఆ పాట. నువు చేసేశావా ఆ! అది కూడా బాగుంటుంది.
అది కూడా బాగుంటుంది.